ప్రతి ఒక్కరు, వాళ్ళ ఇంటిల్లో రోజు పూజలనేవి ఖచ్చితంగా చేసుకుంటారు. కొంతమంది ఆరాధన చేసుకుంటారు, కొంతమంది పూజలు, ఇలా చేసుకుంటూ ఉంటారు. అలా మనం ప్రతిరోజు చేయడంలో కొంతమంది, అంటే కొన్ని సమయాల్లో వాళ్ళకి కుదరక చేయడం అంటూ జరగదు. కానీ ప్రతి ఒక్కరు చేద్దామనే ట్రై చేస్తుంటారు. అలా మీరు కూడా మీ ఇంట్లో పూజ, లేదా ఆరాధన ఎలా నిర్వహిస్తూ ఉంటారు?
అవును. మా ఇంట్లో అయితే పూజ తప్పకుండా ఉంటుందండి. ఆహ్, ఎలా అంటే ఒకప్పుడు నాకంత నమ్మకం ఉండేది లేదు. పూజ, పూజా విధానాల మీద. అంటే ఒక బద్ధకంగా ఉండేది. ఇప్పుడు పని చేయాలా అన్నట్టు. నాకు ఏదంటే ఆధ్యాత్మికతలోకి రాడానికి ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా అయిందనమాట. నా కంప్లీట్ డౌన్‍ఫాలప్పుడు, మా కొలీగ్ చెప్పారు. లలితా సహస్రనామం చదవమని. ఇంకా అప్పటి నుండి నాకు ఆహ్, ఇట్లా ఆహ్, పాజిటివ్ చేంజెస్ నా లైఫ్‍లో రాడము ఇలాంటివి జరిగాయి. చ కంప్లీట్‍గా. ఫైనాన్షియల్‍గో, హెల్త్‌గా ఆహ్, మనశ్శాంతి, వయసు అన్ని బాగా జరుగుతున్నాయి. ఒక ట్రాక్‍లో పడ్డదనమాట మొత్తం లైఫ్ అంతా. చాలా స్మూత్‍గా వెళ్తుంది. యాహ్! అప్పటినుంచి నేనింక వదలలేదన్నమాట పూజ అనేది.
ఓకే. ఓహ్! ఓకే. ఓకే. ఓకే. ఓకె. అంటే ఒక మీ కొలీగ్ ఎవరొ ఇలా చెప్పడం, అది నిజంగా మీ జీవితంలో ఒక మార్పనేది మీరు చూసారు మాట.
యాహ్! అవునండి. ఖచ్చితంగా జూసినాను. అయితే నేను గూడా ఇప్పుడెవరికన్నా నంటే నాకు పాజిటివ్‌గా జరిగింది కదా! అని నేనింకెవరికి పాస్ కొంతమందనుకుంటారండి ఇప్పుడొక స్తోత్రం ఉంటది మనీ కోసము.
ఆ! ఓకె.
నాకు అది చదివినప్పటి నుంచి అహ్, ఎలా అంటే ఫ్లో మనీ ఫ్లో ఇంటే ఇన్ అంటే కొంతమందికి ఎంత సంపాదించినా బ్యాంకు అకౌంట్‌లో నిలవదు. దేనికో ఒక దానికి ఖర్చు అయిపోతు ఉంటది. ఆ!
అవునండి. అంటే, మీరు చెప్తుంది నిజం అండి. ఏంటంటే, <chuckles> ఇప్పటి కాలంలో, ఎక్కువగా అదే ఉంటుందండి. ఏంటంటే, <chuckles> డబ్బులనేవి <chuckles> మన బ్యాంక్ అకౌంట్‌లో పడుతున్నాయి గానీ, అవుండట్లేదు. ఎటో కాస్త అలా ఎళ్ళిపోతున్నయి మాట. అవును.
యాహ్! అదొకటీ. ఇంకోటి, అప్పులు పాలవ్వడం. అప్పులు తీరకపోవడం. అప్పులు ఎంత ఫైనాన్‌షియల్ బ్ల మ్యానేజ్‌మెంట్ జేసినా, అప్పులనేవి ఎక్కువయిపోతుంటాయి. అంటే, లక్ అనేది కలిసి రాదెక్కడ. రావాల్సిన డబ్బులు రావు టైం‌కి. ఇలాంటి టైంలో కనకధార అనే స్తోత్రం చదువుతుంటాను. అయితే అది చదివినప్పటి‌నుంచి నాకైతే మీరు నమ్ముతారో లేదో, చాలా, చాలా, చాలా లక్ కలిసొచ్చింది. చాలా ఆగిపోయి, మనకు రావాల్సిన డబ్బులు, ఇలాంటి కోర్ట్ కేసెస్, లాండ్ సెటిల్‌మెంట్స్ ఇలాంటివి గూడా అయిపోయినాయన్నమాట మావి. అయితే అప్పరునుంచి నేను చాలా హ్యాపీ. అంటే, ఏ ఏంటంటే ఎలా ఉంటదంటే, ఇది ఆ, మనకెదైనా మంచి జరిగితే వేరే వాళ్ళకి చెప్పరన్నమాట మనకే అంత పుణ్యం దక్కాలని జెప్పి. <giggles> ఇ యాహ్!
హ్మ్. హ్మ్. ఓకె. ఓకె. ఆ! నిజమే అండి. ఇలాంటి వా ఇలాంటి వాళ్ళే ఎక్కువుంటారు. <giggles> ఏంటంటే, ఏదైనా జరిగిందనుకోండి, అది గాని మనం చెప్పినట్టుంటే, ఎందుకో మనది మన లక్ పోతుందేమో, లేదా అవతల వాళ్ళకెందుకు అనవసరమైన లక్ ఇవ్వడం అనేసి నిజంగా ఫీల్ అవుతుంటారు.
<giggles> <giggles> అవునవును. నేనైతే అట్లేం గాదండి. అందరికి జెప్తాను. నా వల్ల వాళ్ళ జాబొచ్చినా, వాళ్ళకేదైనా బిజినెస్‌లో చ మంచి జరిగినా, నాకింకెక్కువ పుణ్యం ఒస్తది గదా! నా వల్ల వాళ్ళు హ్యాపీ‌గున్నారని. కాబట్టి నేనైతే అలానే ఆలోచిస్తాను. అందరికి జెప్తాను. <giggles>
ఓహ్! గ్రేట్ అండి. వాహ్! ఎంత బా చెప్పారండి! కాదు, అలా కాదు. ఇంత పాజిటివ్‌గా, ఇంత బా చెప్పడం అనేది, నేను <chuckles> నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అండి వింటున్నాను. ఏంటంటే, నా వల్ల వాళ్ళకి కూడా <chuckles> మంచి జరుగుతుంది. అది కూడా నాకు మంచే కదా! అని అందులో కూడా మీరు పాజిటివ్ తీసుకున్నారు చూడండి. చాలా గ్రేట్ అండి బాబు. <giggles> అయితే ఆ! మీరు ఖచ్చితంగా ఇలాంటివి రోజు చదువుతూ ఉంటారండి?
<coughs> <laughs> <giggles> యాహ్! <chuckles> యాహ్! యాస్ ఆ! ఖచ్చితంగా చదువుతాను. ఆహ్ మార్నింగ్ లేవగానే మాదెలా ఉంటదంటే ఫస్ట్‌ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తామండి. మా మాది జాయింట్ ఫ్యామిలీ. మా మామయ్య ఆగరు గదా! పెద్దవాళ్ళు. 8:30 వరకు మొత్తం డైనింగ్ టేబుల్ మీద రెడీగుండాలి చట్నీ‌స్ వాటెవర్ బ్రేక్‌ఫాస్ట్ ఉంటే. ఇంకెవరికి ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడొచ్చి పెట్టుకొని తినేస్తారు. మా మరిది, మా తోడికోడలు, మా వారు, పిల్లలు అందరూ ఉంటాం ఒకే ఇంట్లో, ఒకే కిచెన్ గూడా. సెపరేట్ గూడా గాదు.
అవును. అవునండవును. హ్మ్. ఓకే. అంటే, మీది ఉమ్మడి కుటుంబం మాట. చాలా బావుందండి. ఆ!
ఉమ్మడి కుటుంబం. అ! ఆహ్, అయితే ఇంక 8:30 కల్లా స్నానం జేసి స్టార్ట్ చేస్తాం అండి. చాలా ఉంటది. అంటే, ము ఆహ్, ఒక 10 మినిట్స్ క్లీన్ చేయడమే ఉంటదండి. ముందు రోజు పూలు తీసేసేయాలి. ముందు రోజు పెట్టిన నీళ్లు నైవేద్యం తీసేసి మళ్ళీ చ అది తులసి మొక్కకు పోసి ఆహ్, అవన్నీ కడగాలన్నమాట. దీపం ముట్టించేవుంటాయి గదా! దీపాంతాలు. అవి మంచిగా ఆ ఒత్తిలు తీసేసి పీతాంబరి పౌడర్ ఏసి తెల్లగా తోమి ఆహ్, ఆ తోమే టైంలో కూడా నేను ఎంతో మనశ్శాంతిగా ఉంటదండి. ఆ పనులు జేసేటప్పుడు కూడా దేవుడికి సంబంధించినవి మనం ఎంజాయ్ చేయాలి. దె అంటే భగవంతుని సేవ అనుకోని ఎంజాయ్ జేస్తూ జేయాలి. <smacks lips> ఈ ఏదో ఫాస్ట్ ఫాస్ట్‌గా, స్పీడ్ స్పీడ్‌గా పనైపోవాలి, పనైపోవాలని ఓ రాసేసి కడిగేస్తుంటారు. అలా అవసరం లేదు. <giggles>
అవునండి. అవును. అవునండి అవునండి. చాలా బావుంది. అంటే తిన్నవి ప్లేట్లు కడిగినట్టు కడిగేస్తుంటారు చాలామంది. అలా కాకుండా అవునండి. ఇప్పుడు ఏదో పీతాంబ అవును. పీతాంబరం పౌడర్ ఏదో అన్నారు కదా! అది చేయడం చాలా మంచిదా అండి?
ఆ! ఎగ్జాక్ట్లీ. <giggles> స్లో డౌన్ జేయాలి. అవును. అంటే, ఈ కాపరు, ఇత్తడి ఇవన్నీ మెరుస్తాయి పీతాంబరి పౌడర్‌తో తోమితే. అందుకనే, తోముతారు పూజ సామాన్లు.
ఓకే. బావుందండి. ఆ!
యాహ్! అయితే, మంచిగా అవి డ్రై అయ్యాక అందులో ఒత్తిలేసేసి మామూలుగా అందరూ రెండొత్తిలేస్తారు దీపాల్లో. నేను రీసెంట్‍గా ఒక యూట్యూబ్ ఛానెల్‍లో చూశినాను. మూడొత్తిలేయాలంట. అంటే, త్రిమూర్తులు గదా! మనకి. శివుడు, విష్ణువు, ప ఆహ్ బ్రహ్మ ముగ్గురు. కాబట్టి, 3 ఒత్తిలు ఏసిన దీపం వెలిగిస్తే మంచిదని వింటే చెప్తే నేనైతే అప్పటినుంచి ఇంకా మూడొత్తిలేసి పెడుతున్నాను. 2 దీపాలు, ఏదన్నా ఒక ఫ్రూటు, ఇంకా వాటర్ అండి. ఇవన్నీ పెట్టేసి చక్కగా ఆహ్, ఆహ్, అన్ అండ్, పూలు కూడా అండి. మేము కొనం పూలు. మాకు పూల మొక్కలున్నాయి చాలా. మా చె చెట్ల నుంచే తెంపేసి పెట్టేస్తాము.
ఓకే. <chuckles> ఓకే. ఓకే. మీరు అంటే, ఇన్ అంటే, మీ ఇంటి చుట్టుపక్కల మీ ఇంటి దగ్గర మీరే చెట్లు సొంతంగా పెంచుకుంటారాండి?
ఆ! పెంచుతాం. మాకు చాలా ప్లేస్ ఉంది బయట. అన్ని మొక్కలు అంటే, ఇప్పుడు మల్లెపూలున్నాయి. మందార పూలుంటాయి. గన్నేరు పూలున్నాయి. రోజెస్ ఉంటాయి. సో, ఏదోకటి పూస్తూనే ఉంటాయి. మేము తెచ్చిపెట్టేస్తుంటాం ఇంట్లో. యాహ్! చాలా బావుంటది. <chuckles>
ఓకే. అబ్బా! భలే! ఉందండి. అంటే, మనకి చాలా మందిని నేను చూస్తున్నటైతే అండి. అంటే, ఈ యూట్యూబుల్లో వాటిల్లో ఎక్కువగా ఈ వంటలు వండడాలు <smacks lips> లేదా అంటే, ఏదైనా ఒక డ్యాన్స్ వీడియోలు చూడ్డాలు, ఇవి చూసి చాలా మంది ఇన్‌స్పిరేషన్ అవుతూ ఉంటారండి. అంటే, మనం కూడా ఇలా ఉండాలి. ఇలా చెలో కానీ, మీరు దేవుడి విషయం లేదా ఒక పూజల విషయం ఇలాంటివి కూడా మీరు ఇన్‍స్పైర్ అయ్యి 2 దీపాలు కాదు, 3 పెట్టాలి ఇలాంటివనడం నిజంగా చాలా బావుందండి.
అవునండి. <giggles> యెస్. యెస్. నిజంగా అండి. ఎందుకంటే, నేను వ్యాయామాలు చేస్తా. ఇప్పుడు నాకు ట్రెడ్‌మిల్ ఉంది. <smacks lips> నేను చే వాక్ చేసేంత సేపు ఏం జేస్తుంటా అంటే, పురాతనమైన స్టోరీస్ లేకపోతే, ఆహ్, ఇవన్నీ వార్స్ ఉంటాయి గదా! ఆహ్, అంటే, 'మహాభారతం' వార్స్ ఇట్లాంటివన్నీ వింటుంటే మనకేంటంటే, కొంచెం కనెక్ట్ అవుతాము గాడ్‍కి. ఇప్పుడు విష్ణువు గాని, ఆహ్, వినాయకుడి స్టోరీస్ కానీ, శివుడి స్టోరీస్ కానీ, అలా వింటుంటే ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తుంటాము. మనము మనలోని ఉన్న నెగెటివ్ క్వాలిటీస్ అండి. ఏంటంటే, హ్యూమన్ బీయింగ్స్‌కి బేసిక్‍గా క్రోధము, లోభము, ఆహ్, అసూయ, ద్వేషము, ఇలాంటివన్నీ ఉంటాయి గదా! వాటిని మనం తగ్గించుకుంటామనమాట ఇలాంటి మార్గం ఎంచుకున్నప్పుడు. ఇంకోటేంటంటే, ఒక తప్పు చేయాలంటే ఒక భయం, భక్తి అనేదుంటది, కర్మను నమ్ముతాం గాబట్టి. ఒక్కసారి ఈ మార్గంలోకొస్తే అందరూ ఇదే మార్గంలోకొస్తే అసలు తప్పే అనేదే జరగదనమాట లోకంలో.
ఓకే. అవును. అవును. ఓకే. అవునండి. నిజంగానండి. ఆ! ఏంటంటే మనకి ఇలాంటివి మీకు మీరు చెప్తుంది నిజంగా 100% నిజమండి. ఏంటంటే, ఇలాంటివి గాని నమ్మితే మనకి భయమంటే ఏంటి? తప్పంటే ఏంటి? తెలుస్తుంది. <smacks lips> ఇప్పుడు బయట తప్పు చేసేవాళ్ళు ఏదో కొత్తగా ఏదైనా చెయ్యరండి. కానీ, వాళ్ళేంటి? ఇలా చేస్తే తప్పు. ఇది జరుగుతుంది అని తెలియక కదండీ! చేస్తున్నారు. కానీ, ఇలాంటివి చదవడాలు వాటి వల్ల మాత్రం మనకి ప్రతీది తెలుస్తుంది. పు మంచి మార్గంలోకి వెళ్తామంటారు అంతేనా?
అవునండి. <smacks lips> అవును. అవునండి. ఖచ్చితంగా. ఇప్పుడొక డబ్బుల దగ్గర మోసం జేసిన, మనం ఎప్పుడో అప్పుడు పొడగొట్టుకుంటాం. పొడగొట్టుకోకుండా ఎవ్వరు ఉండరు. మీరు మీరెవరినైనా జూసారా? అస్సలు డబ్బులే పొడ పోనివాళ్ళు? <giggles>
అంతే గదండీ! అచ్చా! అలాగా? నాకు తెలిసి అంటే, నా చుట్టుపక్కలే కాదండి, నాకు దెలిసి ప్రపంచంలో ఎవరు ఉండరండి అలా.
యాహ్! అందుకే అంటే, ఇట్ రిటర్న్స్ బ్యాక్ అన్నమాట. ఇప్పుడునే ఎవరి దగ్గర నుంచైనా నేను దొంగిలిస్తే పప్ డప్ నా డబ్బులు కూడా పోతాయి ఏదో ఒక రోజు. టైమింగ్ అనేది అండి. టైమ్ అనేది చాలా మనని మనకి నేర్పిస్తది. టైమ్ టీచేస్ అంటారు కదా! మన గుణపాఠాలు మనకి ప్రతి ప్రతి స్టేజ్‍లో మనం నేర్చుకుంటాము. ఇప్పుడు 2020‌లో ఉన్నట్టు, 25‌లో ఉండము. 25‌లో ఉన్నట్టు 30‌లో ఉండము. కాబట్టి, ఈ 5 ఇయర్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నేను ఏమైతే గుణపాఠాలు నేర్చుకోవాలో నేను రెడీగా ఉండి నేను ఆ స్టెప్‍కి ఎంటర్ అవుతామన్నమాట. ఆహ్, ఇప్పుడు మనకి ఏలినాటి శని అంటారు. మళ్ళీ, గురుచండాలు యోగం, గ్రహాలు, అవి, ఇవి, అంటారు దేనికి భయపడొద్దండి. గ్రహాలేంటంటే, అవును. ప్రాబ్లమ్స్ ఒస్తాయి ఖచ్చితంగా. మనం క్రష్ అవుతాము. కానీ, అందులో నుంచి మనం మనం రెడీగుండాలే లెసన్ నేర్చుకోవడానికి. చేసిన మిస్టేకే మళ్ళీ చేయకుండా ఉంటే, ఇంకా బావుంటది లైఫ్ అనేది.
అవును. అవునండి. అవునండి. అవునండి. అవును. ఓకే. అవునండి. నేను చాలా సార్లు విన్నాను. అంటే మీరు ఇంత బా చెప్తున్నారు కాబట్టి నేనడుగుతున్నాను. అంటే మనకిప్పుడు, ఓం అనే ఆ శబ్దంలోనే ఆహ్, మనకి చాలా ఒక గుడ్ పాజిటివ్ వైబ్స్ అవి వస్తూంటాయంటారు. అలా నిజంగా ఇలాంటివన్నీ అవుతుంటాయంటారా?
యాహ్! హుహు. యాహ్! అవును. హ్మ్. అవుతాయండి. ఖచ్చితంగా అవుతాయి. అయితే ఆహ్, ఓం అంటే ఓఎం అనుకునేదాన్ని నేను గుడా. ఏ.యూ. యమ్. ఓం ఓకే? అది బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ జేస్తుంటారు కదా! చాలా మంది! అయితే మాములుగా, ఈ అనులోం, విలోం చాలా ఫేమసయిందిప్పుడు. ఒక నాస్టిల్‌లోంచి తీసుకొని, ఒక నాస్టిల్‌లోంచి వదిలేది. అది కాకుండా, జస్టు ఒక ఒక కొన్ని సెకండ్స్ పాటు, పీల్చుకొని గాలిని. కాసేపు హోల్డ్ చేసి. ఒక 5 సెకండ్స్ మొత్తం వదిలేయాలనమాట. మొత్తం అంటే ఎంప్టీ ద కంటెంట్స్ అంటారు చూడు, ఆ! లంగ్స్‌లో ఉన్నది. అట్లా వదిలేసేసేది కూడా చాలా రిలీఫ్‌గుంటది. అయితే, ఆ వదిలేసే టైంలో, ముక్కుతో కాకుండా నోటితో ఆహ్, ఉప్ అర్థమయిందా? మొత్తం లంగ్స్ నిండా ఎయిర్ తీసుకొని, నోటితో ఓ! అనుకుంటా, లాస్ట్‌కి హ్మ్ అనుకుంటా వదిలేయాలన్నమాట. దానినే ఓంకారమంటారు. ఓంకారం చేస్తున్నావురా అంటే అదే. ఆ గాలిని మొత్తం హ్మ్ అనుకుంటొదిలినప్పుడు, మనలోని ఉన్న టాక్సిన్స్, మనలోని ఉన్న మలినాలన్ని మనము త్యజిస్తున్నట్టు ఫీలయ్యి, చేసి. మంచినే మనం తీసుకుంటున్నట్టు ఫీలవ్వాలి. మన ఏకాగ్రతని పెట్టడానికి కూడా యూజవుతది. ఎట్లంటే సెకండ్స్ కౌంట్ జేసుకోవచ్చు. ఎన్ని సెకండ్స్ మనం పీల్చుకుంటున్నాం, ఎన్ని సెకండ్స్ మనం హోల్డ్ జేస్తున్నాం, ఎన్ని సెకండ్స్ మనం <coughs> ఓంకారం జేస్తున్నామనేదాన్ని. కాబట్టి, ఇలా ఇది ఒక ఏకాగ్రతకి చాలా మంచిగా యూజవుతది. అండ్ ఓం అంటే ఏంటంటే, ఒక గాడ్‌ని వెల్కమ్ జేస్తున్నట్టు మనం. అంటే యాహ్.
అవును. ఓకే. అవునవును. అవును. అవునండి. అవునండి. అవునండి. ఓకే. ఆ! ఓకే. ఓకే. అవునండి. ఓకే. మనం దేవున్నీ, మనింటికి మనం పిలుస్తున్నట్టాండి. ఓం అనే పదానికి అర్థం?
అంటే మన దగ్ మన లోపలికి, మన ఆత్మలోకి అంటే మన ఇంటిలోకి కాదు మనలోకి. <chuckles> యాహ్!
ఓకే. చాలా బావుందండి. ఓకే. ఓకే. అర్థమైంది. అంటే అలా కాదండి. ఇప్పుడు మనకి ఇంట్లో ఎక్కడైనా, ఇప్పుడు ప్రేయర్స్ అంటే ఇప్పుడు <smacks lips> మనకి పూజలవి జరుగుతున్నప్పుడు, చాలామందేం జేప్తారంటే. ఇక్కడ పూజ జరుగుతుంది గాబట్టి, దేవుడిని మన పూజ మజ్యలోకి రమ్మనాలి. లేదా మన ఇంటిలోకి ఆహ్వానించాలి అని చెప్పి. మనకి, చాలామంది పూజలు చేసినప్పుడు డోర్‌లవి కూడా ఓపెన్ చేసుంచుతారు. <smacks lips> ఏంటంటే దేవుడు 'లక్ష్మీదేవి' గానీ, ఏమైనా దేవుడు మనింట్లోకొస్తారని. అలా వస్తారేమో అనుకున్నాను. కానీ, ఇది మనలోకి రప్పించుకోడంమాట.
అవును. అవును. అవునండి. అవును. కరెక్టే. కరెక్టే నండి. యాహ్! ఆ! ఇదేంటంటే మన సెల్ఫ్ మన మనకి ఇప్పుడు ఏ దీపం లేకుండా, ఏ అగర్బత్తుల్లేకుండా, ఓన్లీ మన వాయిసే బ్రిడ్జ్‌ అనమాట. మనకి ఆహ్, స్పిరిచ్యువల్ గాడ్‌కి. ఓకే? పూజలేంటంటే షోడశోపచార పూజలనుంటాయి. అంటే ఒక ప్లేట్‌ని పెట్టుకొని, ఆహ్, ఆహ్వానం. ఇప్పుడు ఫస్టు ఆహ్వానం. అంటే దానికొక స్తోత్రం ఉంటది. తరువాత ఆసనం, కూర్చోబెట్టడం గాడ్‌ని. తర్వాత స్నానం, తరువాత ఆచమనీయం, తరువాత గంధం, తరువాత కుంకుమ, తరువాత వస్త్రం. ఇవన్నీ జేసినంక ధూపం, దీపం, నైవేద్యం అన్ని పెట్టి, లాస్ట్‌కి హారతిచ్చినంక, ఛత్రచామర అని ఒకటుంటది. అంటే మీకు రాజులు పురాతనకాలంలో రాజులున్నప్పుడు ఇలా పక్కన చెలికత్తెలు ఊపేవాళ్ళు కదా! ఒక ఫ్యాన్ లాంటిది ఫెదర్‌వి. ఆ! అది కూడా ఉంటది. స్ దేవుడికి చేసేది లాస్ట్‌కి నైవేద్యం తిన్నాక, తాంబూలం తీసుకున్నాక, స్వామివారు లాస్ట్‌కి మనము అంటే అలా చేస్తున్నట్టు మన దగ్గర నిజంగా ఫ్యాన్ ఉండకున్నా సరే అలా ఊపుతున్నట్టు మనం మనసికంగా ఫీల్ అయ్యి లాస్ట్‌కి పంపించేసేయాలి. అలా అన్నమాట. <chuckles> యాహ్! అలా చేస్తే బావుంటది.
అంటే ఏంటండి? హ్మ్. ఓహ్! అవునండీ. అవునండీ. గాలితో అవును. <smacks lips> వహ్ ఓకే. చాలా బావుందండి. ఏంటంటే, నాకు మీరు చెప్తుంటే నాకేకంగా నేనొక ఆధ్యాత్మికంగా వెళ్ళిపోయానండి నిజంగా. <smacks lips> అంటే నేనక్కడ నిజంగా ఆ ఫీల్ అయ్యానండి, ఆ హార్ట్‌లోని. అంటే ఎలా మనం అంటే ఇప్పుడు మీరు గాలి ఊపడం అది, మనం ఊపకపోయినా మనం అలా ఫీల్ అవ్వచ్చు అంటు నిజంగా నేనైతే ఇక్కడ ఫీల్ అయ్యానండి. నిజంగా చాలా బావుందండి. అవునండి. ఇప్పుడు ఈ రోజువారీగా మీరు ఇలాగ ఆహ్, ప్రార్థనలు, పూజలు, ఇవన్నీ ఆరాధిస్తూ ఉంటారు. అలా కాకుండా మనకి పండగ సమయాల్లో కొంచెం మారుతూ ఉంటాయి ఈ పూజలనేవి. లేదు అంటే, కొన్ని కొన్ని వంటకాలనేవి అందులో వస్తూ ఉంటాయి. లేదంటే కొత్త పాటలు ఇలాంటివి కూడా ఒస్తాయి. అలాంటివి కూడా మీరు చేస్తూ ఉంటారా?
<chuckles> యెస్. అవును. <giggles> అవునండి. అవును. అవును యాహ్! యాహ్! చేస్తానండి. ఇప్పుడు ఆహ్, వరలక్ష్మి వ్రతం ఒస్తది. ఫుల్లు డెకరేషను అదంతా చేయాలి కలషం పెట్టడము. ఇంకా అప్పుడేంటంటే, మా తోడికోడలు అక్కడ చూసుకుంటది పీటేసి, బొట్లు పెట్టి, పూలు పెట్టి అలంకరించడం, కలషం పెట్టడం నేను ప్రసాదాలు చేస్తుంటా. ఇక్కడ <smacks lips> అట్లీస్ట్ ఫైవ్ టైప్స్ చేయాలి. పరమాన్నము, పాయసము ఆహ్, రవ్వ కేసరి, చనగలు, పులిహోర ఇలాంటివి. డిఫరెంట్ డిఫరెంట్ చేస్తూ ఉంటా. ఒకటేసారి రైస్ పెట్టేసి, దాన్ని సే పార్టిషన్స్ చేసి ఒక్కొక్క టైప్‌లో నేను చేసేస్తుంటా. నేను చాలా ఫాస్ట్‌గా జేస్తాను కుకింగ్ గూడా.
అవును. ఓహ్! వాహ్! ఏయ్ అంటే మీరు చెప్తుంటే అవునండి. మీరు చెప్తుంటే నాకిక్కడ కొంచెం నోరు కూర ఊరుతుందండి. ఆ! చెప్పండి. చెప్పండి.
<laughs> యాహ్! అవును. సో, అలా ఒక్కొక్కసారి కుదరదన్నమాట. నేను రీసెంట్‌గా చేసినప్పుడు ఏదో మొత్తం షుగర్ లేదండి. అసలు పిచ్చి పిచ్చిగా అయింది పాయసము. ఇంకా మే నేను, మా తోడికోడలు నవ్వుకుంటున్నాము అమ్మవారు మనల్నెంత తిట్టుకుంటుందో, ఏంటే ఇది చప్పగుంది అని అలా.
అయ్యో! హుహు. <laughs> లేదు లెండి. మీరింత ప్రార్థన, ఇంత పూజలవి చేస్తారు కాబట్టి, మిమ్మల్నయితే తిట్టుకోరు. పాపం భక్తురాలేదో కొంచెం మర్చిపోయినట్టుంది అనుకుంటారు తప్ప మిమ్మల్నయితే తిట్టుకోరు.
<giggles> ఈ <giggles> అది టేస్ట్ చేయలేం కదా! నైవేద్యాలు మధ్యలో జస్ట్ యాహ్! అందుకని భయమేస్తది కొన్ని కొన్ని సార్లు వేసేటప్పుడు. రెగ్యులర్‌గా చేసే కర్రీస్ టేస్ట్ చేస్తాను ఉప్పు, కారాలవి. కాబట్టి కుదురుతాయి. నైవేద్యాల దగ్గరికొస్తే భయమేస్తదనమాట కొంచెం చేయడానికి. సో, అలా. అందులో గూడా ఫన్ వెతుక్కుంటాము వు పూజలు చేసేటప్పుడు కూడా.
అదండి మెయిన్. అవునండి. అవునండి. అంతే కదా మరి. అవును. అంటే అలాంటి ఫన్ అది వెతుక్కుంటేనే, మనకక్కడ ఒక ఎనర్జీ లాంటిది ఫార్మ్ అవుతుంది. <smacks lips> దేవుడికి ఇంకా బా చేయగలం, ఇంకా సరదాగా అంటే ఆనందంగా చేస్తూ ఉండొచ్చు మాట.
యాహ్! <chuckles> అవును. అవును. అలా అన్నమాట. యాహ్!
ఓకే. నిజంగానండి. అంటే, మీతో మాట్లాడుతున్నప్పుడు నాకెలా అనిపించిందంటే అండి, <smacks lips> మీరేదో చెప్తున్నారు, ఏదో నేను వింటున్నా అన్నట్లేదు. నేను నిజంగా, ఆ పూజలో ఉన్నట్టు, లేదు అంటే, ఆ దేవుడితో నేను కూడా ఎలా లీలం అవుతున్నాను, నెక్స్టు మీరు ఆది డబ్బులు రావడం మంత్రాలవి కూడా అన్నారు. అవి కూడా <chuckles> చెప్పుంటే చాలా బావుండు. నిజంగా.
అవును. కనకధార నేమ్ కనకధార అంతే. <chuckles> యాహ్! యెస్.
ఓకే. కనకధార. చాలా బావుందండి. ఆ! ఇలాంటివి వింటున్నప్పుడే అనిపిస్తుందండి, మనం దేవుడికి రోజు ఖచ్చితంగా పూజలు చేయాలి, లేదా ఆరాధనలో మనం ఖచ్చితంగా ఉండాలి అని. మీతో మాట్లాడటం నిజం
అవును. అంటే డైలీ చేయకపోయినా, <smacks lips> అట్లీస్ట్ కనెక్టెడ్ అయుండాలండి మైండ్. మైండ్ అనేది అక్కడ అంతే. యాహ్!
అవునండి. నిజంగా. ఆ విషయం అయితే చాలా గొప్ప విషయం అండి నిజంగా. మీతో మాట్లాడడం నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదములండి.
యాహ్! నాకు కూడా అండి. ధన్యవాదాలు.